మనం ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూసుకున్నట్టుంటే, ప్రతి ఒక్కళ్ళు ఎక్కువగా సోషల్ మీడియాలో ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు. <smacks lips> అంటే వాళ్ళు వాడిన స్టైల్స్ గానీ, వాళ్ళు వాడిన విధానం గానీ, మనం కూడా వాడుకోవాలి అన్నట్టు చూస్తున్నారుమాట. అలా మీరు కూడా మీ సోషల్ మీడియా చూడ్డం వల్ల మీ స్టైల్‌ని ఏవైనా ప్రభావితం చేసిందా?
అవును. ఖచ్చితంగా అండి. అంటే మనకి తెలియకుండానే ఏమైపోతుందంటే, ఈ సోషల్ మీడియా అనే లాంటి ఒక ఊబిలోకెళ్ళిపోయామనుకోండి, ఆటోమేటిక్‌గా మనకి తెలియకుండానే మనం కూడా ఏంటి ఇది స్టార్ట్ చేస్తాం. సరే, స్టార్ట్ చేసిన తర్వాత మనకేమనిపిస్తుందీ అంటే, అందరూ ఎలా చేస్తున్నారు? ఇన్‌ఫ్లూయెన్సర్స్ అనే గానివ్వండి, లేదు అంటే ఎ ఎంటర్‌ప్రెన్యూర్స్ అని కొంతమందుంటారు. ఇలా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళెలా చేస్తున్నారు? మనం కూడా కాస్త మంచిగా చేయాలి కదా! అనే థాట్‌లోకి వెళ్ళిపోతాం. మంచో‌, చెడో కొన్ని కొన్ని నేర్చుకుంటామండి సోషల్ మీడియా వల్ల. నాకైతే ఏమనిపిస్తుందంటే వ్యక్తిగతంగా నా స్టైల్‌నైతే ఖచ్చితంగా మార్చుకున్నాను. ఖచ్చితంగా మార్చుకుంటాం
అవున అవున ఓకే. అంటే మీరు సోషల్ మీడియా ఎక్కువగా చూస్తూ ఉంటారు. దాన్ని బట్టి మీరు కూడా మీ స్టైల్‌ని చేంజ్ చేసారనమాట.
ఖచ్చితంగా అండి. ఎందుకంటే కొన్ని కొన్ని చూస్తూ ఉంటాను, మనకి టిప్స్ చెప్తూ ఉంటారు. ఫలానా ఇంటర్‌వ్యూ‌కెళ్ళేటప్పుడు ఎలా డ్రెస్సింగ్ చేసుకోవాలి, పెళ్లి చూపులయితే ఎలాగెళ్ళాలి, కాలేజిలో ఫంక్షనయితే ఎలా వెళ్ళాలి, ఇలా ప్రతీది కూడా ఒక డ్రెస్సింగే కాదు ఒక హెయిర్ స్టైలనివ్వండి, లేకపోతే మాట తీరెలా ఉండాలో, ఎవరితో ఎలాగా మనం మాట్లాడాలో, ప్రతిదీ కూడా మన వ్యక్తిత్వాన్ని డిసైడ్ చేస్తుంది. కాబట్టి, ఈ సోషల్ మీడియా ఏంటంటే మనకన్నీ నేర్పిస్తుంది. నాకు నా స్కూలప్పుడు ఏమి తెలియదు. అంటే ఇప్పుడు ఒక డ్రెస్ వేసుకున్నప్పుడు మ్యాచింగ్ కమ్మలెలా పెట్టుకోవాలి, దానికి మ్యాచింగ్ గాజులేసుకోవాలా, వాచ్ పెట్టుకోవాలా, బ్రేస్‌లెట్ పెట్టుకోవాలా, ఏమి తెలీదు. ఏదో వేసుకున్నాం. మా అమ్మ ఇచ్చింది వేసుకుంటాం ఎళ్ళిపోడం.
అవునం అవును. ఓకే. <laughs> అంటే ఏదోకటి అప్పుడు అమ్మా ఏమిస్తే అదేసుకొని అలా వెళ్ళిపోవాలంతే. మనం ఎలా ఉండాలి అని తెలిసేది కాదుమాట.
అంతే. అస్సలండి ఎ-ఏమంటారు ఎడ్డి మడ్డిగా ఎలా ఉంటే అలా వెళ్ళిపోయేదాన్నన్నమాట. <chuckles> అసలొక స్టైలు, పాడు లేకుండా, ఒక ఫ్యాషన్ సెన్స్ లేకుండా, ఒక డ్రెసింగ్ సెన్స్ లేకుండా ఆహా! ఎద్ ఏం పర్లేదులే! అన్నట్టు వెళ్ళిపోయేదాన్ని. కానీ, ఇంటర్మీడియేట్టుకొచ్చిన తరువాత కొద్ది కొద్దిగా అసలప్పటికి నిజం చెప్పాలంటే సోషల్ మీడియా పరిచయం లేదు. మా ఫ్రెండ్స్‌ని చూసాను. వాళ్ళు రకరకాలుగా అంటే భలే మ్యాచింగ్ అనిపిస్తదండి. అందరు భలేగా నీట్‌గా రెడీ అయ్యి ఆ హెయిర్ స్టైల్ గానివ్వండి, ఆ డ్రెస్సు వేసుకొని, చక్కగా నీట్‌గా వాచ్ పెట్టుకొని, ఒక చేతికి బ్రేస్‌లెట్టు, ఒక చేతికి వాచ్చీ పెట్టుకొనొచ్చేవాళ్ళు. నాకు అనిపిస్తుంటది, నేనేమో గాజులేసుకెళ్తున్నాను, వీళ్ళేంట్రా బాబు ఇంత ట్రెండీ‌గా ఉన్నారు అని అనుకుంటూ అడిగేదాన్ని మా నా పక్కన ఉన్న ఒక అమ్మాయినడిగాను, "ఎలా ఏసుకుంటారింత ఓపికగా, తీరిగ్గా ఇన్ని రకాల మ్యాచింగులు పెట్టుకొని ఎలా ఒస్తారు?" అని జెప్తే ఆ అమ్మాయి చెప్పిద్ది, "ముందే ప్రీ ప్లాన్డ్ అన్ని చూస్తూనే ఉన్నాం కదా! నీకు తెలీదా ఇప్పుడు ఇదిగో టిక్ టాక్‌లో అన్నీ చెప్తున్నారు" అప్పుడు మాకు టిక్ టాక్‌ అనమాట ఎక్కువ.
<laughs> ఆ! ఓకే. అవును. అబ్బా! ఆ! అవునండి అవును. ఎందుకంటే, అమ్మ బాబోయ్! అప్పట్లో ప్రతి ఒక్కళ్ళు టిక్‌టాకే నండి. <chuckles> ఎందుకంటే, అది కోవిడ్‌లో బ్యాన్ చేసేంత వరకు, అదే కదండీ ఎప్పుడు ఆకు అప్పట్లో ట్రెండింగెక్కువ.
హ్మ్. నిజమండి బాబు, ప్రతిది కూడా ఇక అందులో అన్ని ఇంకా ఆ అమ్మాయి చెప్పిందన్నమాట ఇలా "నేనొకల్లని ఫాలో అవుతున్నాను వాళ్ళు భలే చెప్తారు. మనం ఎలాగా ఫా ఫోటోస్ దిగేటప్పుడు ఎలా పోజ్ పెట్టాలో, లేదంటే మన డ్రెస్సిగ్ ఎలా ఉండాలో ప్రతీది కూడా మన స్టైలు, లేతే మనం మన వ్యక్తిత్వం ఎలా ఉండాలో వాళ్ళు అన్ని చెప్తున్నారు. ఒక మంచి మోటివేషనల్ చానెల్ అది, నువ్వు గూడా వెళ్ళు" అని చెప్పి చెప్పారన్నమాట. ఇక ఆ రోజు మొదలెట్టానండి సోషల్ మీడియా‌ని, ఇగ దానికి అంతుపంతూయే లేదు. ఇక ప్రతీది, తెలిసింది, తెలియంది, మ్యాచింగ్ అయిందా, లేదా ఇంకిప్పుడైతే మరీ అండి, చాట్ జి‌పి‌టి ఒచ్చేసిన తరువాత అంత ఏఐ అయిపోయింది గదా! నేను
ఓహ్! <chuckles> అవునండి. అవును. ఏంటంటే, మనం గమనించినట్టయితే, ఈ ఏ‌ఐ ఒచ్చింది కదా, ఆ తర్వాతేమవుతుందంటే <smacks lips> మనం ఏదైనా ఒక ఫోటో అప్‌లోడ్ చేసి, దీనికేం మ్యాచ్ అవుతుంది, లేదంటే ఇప్పుడు వీటికి ఏం బాగుంటున్నాయి అంటే చక్కగా చెప్పేస్తుంది కదండీ.
హ్మ్. హ్మ్. ఎగ్జాక్ట్‌లీ అండి. నిజంగా ఇప్పుడు నాకు 2 ఆప్షన్స్ ఉన్నాయనుకోండి, 2 వాచీలున్నయ్యి. ఆ డ్రెస్ మీదకి ఏది బాగుండిద్ది? కలిసిపోయేలాగా గోల్డ్ పెట్టుకోనా? లేదు అంటే సిల్వర్ పెట్టుకోనా? అని చాట్ జి‌పి‌టి‌ని అడిగాననుకోండి, అది ఎంత చక్కగా విజువల్స్ ఇస్తుందంటే, ఇది గనక నువ్వు పెట్టుకుంటే, నీ చెయ్యి ఇలా కనపడుతుంది, ఇది పెట్టుకుంటే ఇలా కనపడుతుంది. 2 రకాలుగా ఎక్స్‌ప్లనేషన్ ఇస్తుంది. నువ్వు ప్రొఫెషనల్ ఫంక్షన్‌కెళ్తన్నావా? ఇది సెలెక్ట్ చేసుకో, ఫ్రెండ్‌లీగా ఫ్రెండ్స్‌తో, గర్ల్స్ ఔట్‌కెళ్తన్నావా? ఇది బెట్టుకో. ఏంటండీ, రకరకాలుగా సోషల్ మీడియా‌ని మనం యుటిలైజ్ చేసుకోవాలె గాని, బోల్డంత ఇన్ఫర్మేషన్ మనకసల.
హ్మ్. <chuckles> అయ్యో! ఓకే. ని నిజమండి. మీరెంత బాగా యూజ్ చేసుకుంటున్నారని బాగా అర్థమయిందండి నిజంగా చాలా బాగుందండి బాబు.
నాకు మా అమ్మ ఎక్కువ, నేను ఇంట్లో మా అమ్మనండి, ఏది కావాలన్నా మా అమ్మనడుగుతాను. "అమ్మ ఏది బాగుందమ్మా" అని? మా అమ్మ ఒక ముక్కలో, "ఏది బెట్టుకున్న బానే ఉండిద్దిలే, తీసేయి" అని జెప్పి, ఒక్కటే మాట, ఇంగ రెండో ఆలోచనే రాదు. నేనేమో ఈ చెవికొక చౌలి, ఈ చెవికి ఒకొక చౌలి పెట్టుకొని ఎళ్తా "అమ్మ ఏది బాగుందిమా?" అని. "2 ఒకలాగే ఉన్నాయి, నాకేమి తేడా తెలియట్లేదు" అనిద్ది. అసలింక ఎవరినడగాలి‌రా బాబు! అన్నప్పుడు, నాకీ సోషల్ మీడియా విపరీతంగా అలవాటయిందండి. చాలా చక్కగా ఉపయోగపడింది నాకైతే ప్రతీది.
<laughs> అయ్యో! ఓకే. ఆ అవునండీ? హ్మ్. ఇప్పుడు మనం సోషల్ మీడియాలో చూస్తున్నట్టయితే ఈ ఇన్‌ఫ్లుయెన్సర్లూ, ఈ సెలబ్రిటీలు, కొంతమంది ఉంటున్నారు కదండీ, <smacks lips> వాళ్ళు ఎక్కువగా కొన్ని కొన్ని స్టైల్సు, ఇగోండి ఇలా వేసుకోండి, ఈ షర్టే ఏసుకోండి, ఈ పాంటే ఏసుకోండని ఇలాంటివి చాలా చెప్తూ మనం చూస్తున్నాం కదండి, అలాంటివి నిజంగా మనకి బాగా ఉపయోగపడతాయంటారా?
అవును. నిజమే. ఖచ్చితంగా అండి. అంటే మనం బాగా ఉపయోగపడతాయా అంటే, మనం <smacks lips> చూసే దాన్ని బట్టి. కొంతమందేం‌టంటే బ్రాండెడ్‌వి జెప్తారు లైక్ అది ఒక 10,000 బెట్టి కొనాలి, లేదంటే ఒక 50,000 పెట్టి కొనాలి. ఒక చీర గానివ్వండి, లేదంటే ఒక వాచ్, మెన్స్‌కయితే ఒక సూట్, లేకపోతే ఒక షూస్, ఇలా రకరకాలు ఇంత కాస్ట్‌లీ‌వి, అంత కాస్ట్‌లీవి అని చెప్తారు. మనం అంత బెట్టి కొనగలమా? లేదా అనేది మన స్తోమతకి మనం ఆలోచించే మన ఆలోచన తీరుని బట్టుండిద్ది. వాళ్ళు చూపించారు గదా! అని మనం వాడేస్తే ఇంక ఏముందండి దాంట్లో? వాళ్ళు చెప్తారు, వాళ్ళు ఇన్‌ఫ్లూయెన్సరులు.
అవునండి. అవును. ఓకే. ఓహో! అంటే మన బడ్జెట్ అవునవును. మన బడ్జెట్లు, మన కాలిక్యులేషన్స్ వాళ్ళు ఏం చెప్పేస్తే గుడ్డిగా వెళ్ళకుండా, మనక్కూడా కాలిక్యులేషన్స్ ఉండాలంటారు అంతేనా?
పక్కాగా, ఎందుకంటే వాళ్ళకి <giggles> వాళ్ళకేంటంటే ఒక ప్రమోషన్ జేసినా, ఒక కొలాబరేషన్ చేసినా, వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళకేదో ఒకటి గిఫ్టోస్తుంది. మనం వాళ్ళని బేస్ చేసుకొని నిజంగా గుడ్డిగా నమ్మేయకూడదు. కొంతమందుంటారు జెన్యూన్‌గా చెప్తారు, వాళ్ళని ఫాలో అవ్వచ్చు. మనం వాళ్ళయన్నీ మా మార్చుకోవచ్చు, అలవాట్లు చేసుకోవచ్చు. ప్రతీది కూడా మన స్టైల్‌ని <smacks lips> మార్చుకోవాలి, లేదు అంటే ప్రతిది మన ఇంట్లో కూడా <smacks lips> చాలా మంది అండి ఈ సోషల్ మీడియా చూసి ఎలా అయిపోతున్నారు అంటే, నేను కూడా అందులో ఇన్వాల్వ్ అవుతాను, నాకు ఈ రకాలుగా ఫోను గావాలి, నేను నా స్టైల్‌ని మార్చుకోవాలి అనుకుంటున్నాను, నా జీవన శైలిని మొత్తాన్ని కూడా ఇలాగా తిప్పేద్దాం అనుకుంటున్నాను, నాకది కొనిపెట్టు, నాకు ఇది కొనిపెట్టు అని సతాయిస్తూ ఉంటారు. అయ్య బాబోయ్ ఇలాంటి వాళ్ళతో చాలా కష్టం అండి.
అవును. హుహు. అవునండి. నిజంగా మీరు అదేనండి. మీరు చెప్పినట్టు ఇలాంటి వాళ్ళే బయట చాలా ఎక్కువున్నారండి. అంటే కొంతమంది కాదు. చాలామందిలాగే ఉన్నారు. ఏంటంటే! వాళ్ళేదో ఏదో తింటున్నారు కదా! వాళ్ళేదో చూపిస్తున్నారు కదా! వాళ్ళేదో స్టైల్ వేసుకున్నారు కదా! అని చెప్పి వీళ్ళిక్కడ ఖచ్చితంగా వాళ్ళింట్లో గొడవలు మరీ ఆడుతున్నారండి. ఇదే కావాలని.
ఖచ్చితంగా అండి. ఇప్పుడు వాళ్ళు ఉన్నారు. దసరాకి ఉత్సవాలు చేసుకుంటూ ఉంటారు. పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టి, ఆహ్, 9 రోజులు నవరాత్రులు, 9 చీరలు కట్టేసుకొని, రకరకాలు చేస్తా ఉంటారు. సాదా సీదాగా ఉండే మనం కూడా అయన్నీ చేసుకోవాలంటే ఎలా కుదురుద్ది? మా ఫ్రెండొకమ్మాయుంది. <smacks lips> తను గూడా ఒక సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ అనమాట. అంటే తను కూడా ఇట్లా మంచిగా రీల్స్ చేస్తుంది, అన్ని రకాలుగా యాక్టివ్‌గా ఉండిద్ది. అయితే రీసెంట్‌గా ఇట్లా ఈ దసరా అప్పుడు నవరాత్రులు చీరలు కట్టుకుంటున్నారు. తను కూడా అలా షూట్ తీయాలి అని చెప్పి మొదలెట్టిందనమాట. ఇక ఇంట్లో ఉండ వాళ్ళ మమ్మీ అప్పడికే ఫుల్ సపోర్ట్ ఆంటీ ఎలాగంటే మొత్తం చెప్తా ఉండిద్ది. అది చెయ్ ఇది చెయ్ అని నన్ను హెల్ప్‌కి పిలిచిందన్నమాట. నేను ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ తీయడానికి వెళ్ళాను. అయితే
అవును. అంతే కదండి! ఓకే. ఓకే. ఓహ్! ఓకే. తను చేస్తున్నప్పుడు మీరు ఆ అమ్మాయికి హెల్ప్‌గా మీరు ఫోటోగ్రఫీ అంతా చేయడానికి వెళ్లారుమాట.
నేనే వెళ్ళాను. నాకు ఎడి ఎడిటింగ్ అదంతా ఇష్టం అన్నమాట. సరే నేను చేద్దాంలే తనకి ఆ! నాకొచ్చండి. <smacks lips> నేను, నేను కూడా ఈ సోషల్ మీడియా కోసమే నేర్చుకున్నాను. ఈ కరోనా టైమ్‌లో ఖాళీగా ఉండి ఏం చేస్తాం? <smacks lips> మా అమ్మ అయితే ఎప్పుడు చెప్పిద్ది, "వీడియోస్ చూడ్డమేనా చేయడం కూడా ఏమన్నుందా?" <giggles> వీడియోస్ చూడ్డం అనే స్టేట్ ప్రతి రోజు ఇదే డైలాగం‌డి. ఎవరైనా పొరపాటున మొదలెట్టామా! "మీరు గూడా యాక్టివ్‌గా ఉండొచ్చు కదా సోషల్ మీడియాలో. బోల్డన్ని మంచి విషయాలు చెప్తూ ఉండండి, రకరకాలగా చిట్కాలు చెప్తూ ఉండండి. అందరూ అలా ఉండండి, ఇలా ఉండండి" అని చెప్తూ ఉండండని చెప్పి మా అమ్మ ఎంకరేజ్ చేసేదన్నమాట. అప్పట్లో మాకది తెలియలేదన్నమాట. అంటే మనగ్గూడా బెనిఫిట్ అయితే చేస్తే అనేది మాకేం తెలీదు. ఏదో సరే చెప్తుంది కదా అన్నట్టు నేనేంటంటే, సరే మొదలెడితే ఖచ్చితంగా కావాల్సింది ఎడిటింగ్. ఆ ఫోటో ఫోటోస్ కానీ, వీడియోస్ కానీ, ఎడిట్ చేయడము, అది ఎలా చేయాలి, డబ్బింగ్ ఎలా ఇవ్వాలి, ప్రతిది మనకు తెలియాలి అని అప్పుడు మొదలెట్టాను వీడియో ఎడిటింగ్. సో నాకది
ఓకే. మీకొచ్చా అండి? <chuckles> ఓకే. నిజంగా అండి బాబు. అలా కాదు. అవునండి. అవునండి. నిజంగా. అవునండి. ఇవి కూడా మీరు సోషల్ మీడియాలోనే చూసి నేర్చుకున్నారా అండి?
ఆ! అంతేనండి. ఓన్‌గా నేనే నేర్చుకున్నాను. ఈ సోషల్ మీడియాలో, గూగుల్‌లో, రకరకాలుగా దొరుకుతూ ఉంటాయి మనకి. ఎలా చేయాలి? <smacks lips> అటు ఇటు అని వీడియోస్ చూసి, ట్యుటోరియల్స్ చూసి నేర్చుకున్నా. ఇగ ఆ పిల్లేంటంటే నన్ను భయంకరంగా బీభత్సంగా <smacks lips> వాడేసిద్దన్నమాట. "రామ్మ! ఆ ఫోటోస్ <giggles> తీయి, వీడియోస్ తీయి, ఎడిట్ చెయ్యి, పోస్ట్ చెయ్యి" ఇలా రకరకాలుగా చెప్పిద్ది. సో, నాకు ఇంట్రెస్ట్ కాబట్టి వెళ్ళాను. ఆహ్, ఆ 9 రోజులండీ ఆ పిల్ల దెగ్గరున్న చీరలు గట్టుకోకుండా
అవును. హ్మ్. <laughs> అవునండి.
వాళ్ళు కట్టుకున్నారు, వీళ్ళు కట్టుకున్నారు ఇన్‌ఫ్లూయెన్సర్స్ అట్లాగే ఉండాలి మన షూట్ కూడా అని, వాళ్ళ అమ్మని ఎంత సతాయించేదో. "నాకు ఆ చీర కావాలి అది కొనిపెట్టు, ఇది కొనిపెట్టు" అని రకరకాలుగా వాళ్ళ వాళ్ళ మమ్మీ ఇంట్లో ఉన్నాయన్ని
అయ్యో! అంటే, ఇప్పుడు అవ్వ ఆ! వాళ్ళ అమ్మ తోటి మొత్తం అన్ని కొనిపించుకునేవారండి? అవి కావాలి ఇవి కావాలి అని. ఎంత రేటయినా కూడా?
అన్నీ అండి. ఆ షూట్ కోసం ఆ! ఎంత రేటైన అది. వైట్ కలర్ సారీయే కావాలి, గ్రీన్ కలరే కావాలి, రెడ్డు కలరే కావాలి, ఇలా రకరకాలుగా. ఇక నేనేం చేసేదాన్ని అంటే ఉన్న శారీస్‌నే కాస్త కొత్త తరహాలోగా అంటే మనం స్టైలింగ్ చేసే విధానం బట్టి ఉంటుందిగా. ఇవి కూడా సోషల్ మీడియా లోనే ఉంటాయండి. చెప్పాలంటే. మనం దాన్ని యుటిలైజ్ చేసుకొని చక్కగా మన జీవితానికి ఉపయోగపడేలా చేసుకున్నాం అనుకోండి మనల్ని ఎటు కావాలంటే అటు మోల్డ్ చేసేస్తుంది, ఈ సోషల్ మీడియా. అందుకే నేను ఏమి చేసేదాన్ని పాత చీరల్ని కూడా 2, 3 రకాలు కలిపేసేసి కొంచెం కాంట్రాస్ట్ అట్లా సెట్ చేసి తనకి మంచిగా అందంగా కనిపించేలా చేసేదాన్ని. సో, తనకి హ్యాపీగా ఫీలయిపోయేది. అలా షూటింగ్ స షూటింగ్సన్నీ కంప్లీటయ్యాయనమాట. అలా నాకు
అయ్యో! ఓకే. ఓకే. నిజంగానండి. ఏంటంటే ఇప్పుడు మనం ఏదో కొత్తది కొనేస్తున్నాం, ఆ ఇన్‌ఫ్లూయెన్స్ అయిపోయి వాళ్ళు చెప్పిందే చేస్తున్నాం అని కాకుండా, మీరు చెప్పినట్టు <smacks lips> దాన్ని తగ్గట్టుగా ఎలా మార్చుకోవాలి. అది కెమెరాకి ఎంత బా ప పనికొస్తుంది? ఇలా చూసుకున్నట్లయితే మనకు చాలా ఉపయోగాలు పడుతుంటాయిండి.
అంతే అండి. మనం అదే చూసుకోవాలి. అదే కదా! ఇప్పుడు మనకి ఒక సోషల్ మీడియాలో మనకి అన్ని రకాలు ఉంటాయండి. పాజిటివ్స్ ఉంటాయి, నెగెటివ్స్ ఉంటాయి. ఇప్పుడు ఒకటే మనిషి 2 రకాలుగా కూడా చెప్తారు. ఇది గ్రీన్ కలర్ వాడండి మీకు బాగుండిద్ది అంటారు, ఇంకోసారొచ్చి గ్రీన్ కలర్ అసలు వేసుకోమాకండి అంటే చెప్పే రకాలు, చెప్పే వాళ్ళు చాలా మంది ఉంటారు. మనం ప్రతీది ఎంతవరకు ఫాలో అవుతున్నాం అనేది మన వ్యక్తిత్వాన్ని బట్టి ఉండుద్ది నన్నడిగితే. నేనైతే అండి
అవునండి. నిజంగా. అవునండి. ఇప్పుడు హ్మ్. ఇప్పుడు మనకి బాగా గమనించినట్టయితే. మనం చాలా సార్లు అంటే మనకి పెళ్లిళ్లు గానీ, పండగలు గానీ, ఇలాంటివి ఎక్కువగా మన ఇంటిల్లో అనేవి జరుగుతూ ఉంటాయి కదండీ. <smacks lips> వాటికి మనం వెళ్తున్నప్పుడు మనం ఇలా తయారవ్వాలి, అలా తయారవ్వాలి, అనేసి అవి కూడా మీరు సోషల్ మీడియాలో చూసి చక్కగా తయారవుతూ ఉంటారా?
అవును. కచ్చితంగా అండి. ఇప్పుడు ట్రెండింగ్ అదే కదా! గెట్ రెడీ విత్ మీ. అని చెప్పి రకరకాలుగా అన్ని చేస్తూ ఉన్నారు. మరి అసలు ట్రెండ్‌కి తగ్గట్టు ఫాలో అవ్వాలి అండి. ఎప్పుడైనా సరే. మనం ఎంజాయ్మెంట్‌కి ఎంజాయ్మెంటూ చేయాలి కాకపోతే ఈ ఎంజాయ్మెంటనే దానికి కొన్ని బౌండరీస్ అనేవి పెట్టుకోవాలి. ప్రతీది కూడా తీసుకెళ్ళి అక్కడ జరిగినట్టే మనకు జరగాలి వాళ్ళు రెడీ అయినట్టే మనం అవ్వాలి. అంటే మన వల్ల గాదు. మనకున్న దాంట్లో మనం ఎంత స్టైలిష్‌గా ఉంటున్నాం, మనం ఎంత చక్కగా మాట్లాడుతున్నాం ఎదుటి వ్యక్తులతో అనే దాని మీద బేసై మన వ్యక్తిత్వం ఉండిద్ది గదా! ఇప్పుడు నేనున్నానండి, అది వరకి నాకు ఫోనున్నా లేకపోయినా ఇంటికి ఎవరైనా రాగానే పలకరించేదాన్ని. చక్కగా వాళ్ళందరూ మెచ్చుకునేవాళ్ళు, "అబ్బా! ఎంత చక్కగా మాట్లాడిద్దో మీ అమ్మాయి. ఇంటికి రాగానే బావున్నారా? అని అడిగిద్ది, తిన్నారా? అని అడిగిద్ది" రకరకాలుగా నన్ను పొగిడేవాళ్ళు. చక్కగా నన్ను ఆప్యాయంగా పలకరించేవాళ్ళు. ఇప్పుడిప్పుడు ఈ సోషల్ మీడియా వల్ల నాకనిపించింది నాకు నేనే గమనించుకున్నదేంటంటే ఎక్కువ సమయం ఇందులోనే స్పెండ్ చేసేస్తున్నా. నాకు తెలుసో తెలియకో
<laughs> అవునండి. అంతే కదండీ. అవునండీ. అవును. ఓకే. ఏంటి ఈ సోషల్ మీడియా లోనే ఉండిపోతున్నారు మాట.
చాలా సేపండి. ఒక వీడియో షూటింగ్ అయింది అనుకోండి, అది ఎడిట్ చేసుకోవాలా, అది ఎలా వచ్చిందా అని చూసుకుంటాం 10 సార్లు అది ఇది, ఇదే సరిపోతుంది. ఇలా కాదు మనం కుటుంబానికి టైమనేది కేటాయించాలి అని చెప్పి నేను ఫిక్స్ అయిపోయాను అన్నమాట. ఇవన్నీ పక్కన పెట్టేద్దాం కొన్నాళ్ళు. రోజు మ
ఓకే. మీరే అంటే, మీరే కొన్ని బౌండరీలనేవి పెట్టుకున్నారు మాట.
పెట్టేసుకోనండి అంటే మనం వాడదాం సోషల్ మీడియాని అన్ని రకాలుగా యూజ్ చేసుకుందాము. కాకపోతే, రోజు మార్చి రోజు దానికి టైమిద్దాము మిగతా టైమంతా ఒకరోజు పిల్లలతో, ఒకరోజు అమ్మ వాళ్ళతో, ఒకరోజు నాకంటూ నేను సెల్ఫ్ కేరు స్కిన్ కేరు ఇలా ప్రతీదీ పెట్టుకుందాము, అన్న ఇదిగా ఏంటంటే ఈ సోషల్ మీడియాకి కొంచెం దూరంగా ఉంటున్నాను. ప్రతిరోజు చేసుకున్నాం అనుకోండి, అ అలవాటు చేసేసుకుంటే ఇక మనం వంట వండే తీరు దగ్గర నుంచి అన్నీ సోషల్ మీడియానే కావాలనుకుంటాం. వాళ్ళు ఎలా గిరిట పట్టుకున్నారు, ఎలాంటి పాత్రలో వండారు, ఇక ఇదే చూసుకుంటూ ఉంటాం అండి బాబు.
ఓహ్! అంతే కదండీ! ఆ! ఎంతేంటంటే అమృతం ఎంత తిన్నా కూడా, ఎక్కువ తింటే అది కూడా విషంలా మారిపోతుందన్నట్టయిపోతుందండి.
నిజమేనండి. ప్రతీది కూడా ఆచి తూచి అడుగు వేయాలంటారు జూసారు ఇలాంటి విషయంలో మరీ ముఖ్యంగాను సోషల్ మీడియా అనే ఊబిలోకి మనం ఎళ్ళిపోయామంటే మనం బయటికి రాలేము. దాంట్లో పాజిటివ్స్ ఉన్నాయి. ఆ! పాజిటివ్స్ ఉన్నాయి, నెగెటివ్స్ ఉన్నాయండి. మనం ఎటు వాడుతున్నాము. దాన్ని ఎటు మలుపు తిప్పుతున్నాము. ఇప్పుడొక పరీక్ష ఉందండి, మనకి ఆ పరీక్ష రాదు. అప్పుడు మనం ఏం జేయాలి? నాకు రాదు కదా! అంతే అని చెప్పి గమ్మున కూర్చున్నాం అనుకోండి, పాస్ అవ్వలేము. అదే చక్కగా ఇందులో రకరకాల వీడియోసుంటాయి. ఏది ఎలాగా సొల్యూషనొస్తుంది అనేది వెతుక్కొని సర్చ్ చేసుకొని చక్కగా వీడియో పెట్టుకొని దాన్ని చూసుకుంటూ రాసుకొని దాన్నుంచి నేర్చుకున్నాం అనుకోండి, ఎంత చక్కగా మంచి మార్క్‌లోస్తాయి. అప్పుడు తల్లిదండ్రులు చక్కగా అంటారు ఆహా! ఫోను కొనిచ్చినందుకు ఉపయోగముంది. మా అబ్బాయి మంచిగా చదివాడు. పాసయ్యాడు. అనుకుంటారు కదా!
అవును. నిజంగా చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఖచ్చితంగా. హ్మ్. అవునండి. నిజంగానే. ఇప్పుడు మనకంటూ ఇప్పుడు కొన్ని కొన్ని పరిష్కారాలనేవి ఉంటాయండి. అంటే సోషల్ మీడియా చూస్తాం. ప్రతీదీ ఫాలో అవ్వకుండా కొన్ని కొన్ని మాత్రమే ఫాలో అవుతాం. కొన్ని కొన్ని ఫాలో అవ్వం. అలా మనక్కూడా కొన్ని కొన్ని పరిష్కారాలుంటాయి కదండీ. ఇది మాత్రమే చేయాలి, లేదా వీటిలోనే మన కంఫర్ట్ ఉంది. లేదా ఇది మన స్టైల్. మనకంటూ ఒక గుర్తింపుండాలి. ఇలాంటివి ఉంటాయి కదా! అలా మీరు ఏవైనా చేస్తూ ఉంటారండి?
అవును. హ్మ్. అంటే నాకనిపిస్తదండీ ఎంత సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్నా, ఎన్ని రకాలుగా మనం వేరే వాళ్ళని చూసి ఇన్‌ఫ్లూయెన్సయినా, మన ఓన్ స్టైలనేది మనకుంటుంది. దాన్ని ఎక్కడా కూడా మార్చుకోగూడదు. ఒకళ్ళు చెప్పారు కదా! అని మన వ్యక్తిత్వాన్ని మార్చుకున్నామనుకోండి మార్చుకోవాలి, మంచయితే మార్చుకోవాలి. ఇప్పుడు కొన్ని కొన్ని సార్లు కొంతమంది ఇంట్రోవర్ట్స్ ఉంటారు. వాళ్ళు ఈ సోషల్ మీడియా వల్ల ఎంతో చక్కగా మాట్లాడ్డం నేర్చుకుంటారు. నలుగురితో గానివ్వండి, 100 మందిలో ఉన్నా మాట్లాడే శక్తి వచి ఓచ్చేస్తుంది వాళ్ళకి. అలా కాకుండా అలాంటి హ్మ్ అలాంటివి నేర్చుకున్నాం అనుకోండి, ఉపయోగకరంగా ఉంటుంది. లేదు ఒకప్పుడు చక్కగా పద్ధతిగా అందరితో మాట్లాడుతూ ఉండి, ఈ సోషల్ మీడియా ఒచ్చిన తరువాత స్టైళ్ళు బోయి, ఏమంటారు ఫోను‌ల్లోనే చాటింగులు. విడిగా మనుషులు కనపడితే మాట్లాడము, అనే తీరుకొచ్చేసామనుకోండి, అది మనకి మన వ్యక్తిత్వాన్ని చాలా కించపరిచిన దా వి విషయంగా అయిపోతుందన్నమాట. నేనైతే అస్సలండి నేనెప్పుడు ఎలా ఉంటానొ, ఈ సోషల్ మీడియాలో కూడా అలానే ఉంటాను. నా ఇంక నా మాట తీరు, నా డ్రస్సింగు, నా హెయిర్ స్టైల్ ప్రతీది కూడా, నేనెప్పుడు ఎలా ఉంటానో అలాగే ఉంటాను. కాకపోతే ప్రతిసారి, ప్రతి రోజు నీట్‌గా రెడీ అవ్వము. ఈ సోషల్ మీడియా అంటే ఏంటంటే, కాస్త ఇంట్రెస్ట్‌గా అబ్బా 10 మంది చూస్తారు గదా ఇంకాస్త నీట్‌గా రడీ అవ్వుదాం అనుకుంటాను తప్ప, వ్యక్తిత్వాన్నయితే మార్చుకోము. నేనైతే అసలు మార్చుకోనండి.
అవునండి. అవునండి. ఆ! నిజంగానండి. <laughs> అవునండి. ఓ నిజంగానండి. ఏంటంటే, సోషల్ మీడియా మీద అంటే మనం మన వ్యక్తిత్వం ఎంతలా ఉండాలి? మనం ఎంత ట్రెండ్ ఫాలో అవ్వాలి? ఎంత మన సొంత స్టైలుండాలి? అనే విషయాన్ని చాలా బాగా చెప్పారండి. మిమ్మల్ని చూస్తే నాకు కొన్ని నేర్చుకోవాలని ఉందండి. ధన్యవాదములండి.
ధన్యవాదాలండి.